మీరు ఇన్‌ఫ్లుయెన్సర్‌ను ఎందుకు ఫాలో అవుతారు? సాధారణంగా మీరు ఎలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్‌లు కానీ లేదంటే ఇప్పుడు యూట్యూబ్ కానీ ఇన్స్టాగ్రామ్‌లో కానీ చాలామంది ఇన్‌ఫ్లుయెన్సర్ ఉంటారు కదండీ...
ఆ! అవునండి.
అలాంటి వాళ్ళని మనం కొంతమంది ఫాలో అవుతాం, కొంతమంది అవ్వం, మీరైతే ఎందుకు ఫాలో అవుతారండి?
ఆ! అంటే ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సర్‌కి ఒక్కొక్క కంటెంట్‌తో వస్తారు కదండీ వాళ్ళు. ఆహ్, కొందరేమో బ్యూటీస్ కొందరేమో ఫుడ్ కొందరేమో డైట్ ఆహ్, కొందరేమో ఫిజికల్ ఎక్సర్‌సైజ్ కొందరు కామ్ డౌన్ ఎక్సర్‌సైజ్స్, యోగాస్ ఒక్కొక్క ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఒక్కొక్క విధంగా ఒక్కొక్క కంటెంట్‌తో వస్తారు కదండీ! ఆహ్, సో, హ్మ్, డిఫరెంట్ పీపుల్ నుంచి డిఫరెంట్ డిఫరెంట్ మనం నేర్చుకుంటాం కదండీ. కొత్త, కొత్తవి నేర్చుకోవడానికి ఇప్పుడు బ్యూటీ అయినా అది కూడా మెయిన్ ఫ్యాక్టరే కదండీ. డైట్ ఆహ్, డైట్ అది అది ఇంకా మంచి ఫ్యాక్టరే అండి మనకి. అది చాలా ముఖ్యం కూడా నండి మన లైఫ్‌లో. సో, అలా కొన్ని, కొన్ని ఫాలో అవుతూ ఉంటామండి.
ఆ! అవునండి. ఆ! అవునా? అవునండి. అవును. అవునండి. ఓకే. అంటే మీరు ఎక్కువగా ఎవరిని ఫాలో అవుతారు? ఎందుకని అసలు? అంటే ఓ రీజన్ ఉంటది కదండీ. ఎందుకన్నా అంటే ఇప్పుడు కొంతమంది అంటే బిజినెస్ గురించి లేదంటే కొంతమంది ఫుడ్ ఫుడ్ గురించి <chuckles> వీటిల గురించి ఫాలో అవుతారు కదండీ.
నా నేనే. ఆ! అవునండి. అవునండి.
అలా మీరు ఎవరినన్నా ఫాలో అవుతారా? అలాంటిది అంటే బ్యూటీకి సంబంధించిందా? లేదంటే ఫుడ్‌కి సంబంధించిందా అలాగండి?
ఆ! ఫుడ్, ఫుడ్ డైట్, ఫుడ్‌వి చూస్తుంటాను అండి. ఆహ్, డైట్ అనే కాదండి స్పైసీ ఫుడ్‌వి కూడా చూస్తుంటాను అండి. నాకు బిర్యానీ అవి తినడం అవి అంటే ఏమన్నా టిప్స్ దొరుకుతాయి కదండీ కుకింగ్ టైమ్‌లో ఏమైనా కొత్తది వాడుతున్నారా అని. ఇలా స్క్రోల్ చేసే టైమ్‌లో కూడా చూస్తుంటాను అండి కొన్ని. ఆహ్, కొంతమంది అంటే మోటివేషన్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తూ ఉంటారు కదండి. ఆ! కోన్ ఆ!
అబ్బో! ఆ! అబ్బో! బానే అవునండి. ఆ! ఓకే. అవును అవును. ఎక్కువగా ఇప్పుడు అయ్యే చూస్తున్నారండి చాలామంది.
హ్మ్. మోటివేషనలే ఇంక మనకి ఎలాగో మొత్తం డైరెక్ట్‌గా మనుషుల కనెక్షన్ తక్కువనే కదండీ! ఇప్పుడు నౌ ఏ డేస్ ఆహ్,
అవునండి మొత్తం ఫోన్‌లొచ్చినాయి కదండీ! ఇంకా మొత్తం అంతా ఫోన్‌లోనే.
హ్మ్, మొత్తం ఫోన్‌లోనే కదా! కొన్ని అవి కొన్ని, కొన్ని చోట్ల ప్రాక్టికల్‌గా కూడా చూపెడుతూ ఉంటారు కదండి. ఇలా అయింది మాకు డైరెక్ట్ లైవ్ ఇలా సడెన్‌గా అయింది అని. <smacks lips> క్లియర్‌గా చూపెడుతూ ఉంటారు కదండీ ఆ! ఆ విధంగా కూడా ఆహ్ కొన్ని, కొన్ని టిప్స్ నేర్చుకోవడం కూడా అండి. దీని నుండి మనకి, కొన్ని కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటాం గదా! కొన్ని మనకు తెలివనివి. ఆ! ఆహ్
అదే కదా! అవును. హ్మ్. హ్మ్. అవును. అదే అదే అండి. అదే, మన తెలియనివి చాలా ఉంటాయి కదండీ! అయి మనకి, మనకి వివరిస్తారు చక్కగా.
ఆ! హ్మ్. అవునండి కొన్ని ఎడ్యుకేషన్ పరంగా కూడా చూస్తుంటాను అండి. ఆహ్, ఎడ్యుకేషన్‌వి కొంతమంది షార్ట్ షార్ట్ ట్రిక్స్ అని కొన్ని పెడుతుంటారు కదండీ ఇన్స్టిట్యూట్స్‌లలో అలా.
ఓకె. అవునవును. చిన్న చిన్న షార్ట్స్‌లాగా చిన్న చిన్నవి ఆహ్, అరవై సెకన్లు గాని ఉండేవి ఉంటాయి కదా! అవునండి.
చిన్న చిన్న షార్ట్. <chuckles> హ్మ్. అవునండి ఆహ్, అవి అవి కూడా
పెద్ద పెద్ద వీడియోలు పెట్టినా మనకి కొద్దిగా బోర్ కొట్టేస్తదండి. అంత వీడియోల గంటలు గంటలు వీడియోలు చూడాలన్న. ఈ చిన్న చిన్నయి షార్ట్స్ అయితే చూడడానికి సింపుల్‌గా ఉంటది, గమ్మున అయిపోతది కదండీ. మన మైండ్‌సెట్ ఇంకా దానికంటూ ప్రిపేర్ అయి ఉంటదండి. అంటే ఎక్కువ సేపు అంటే మనకి ఓకె. మన బోర్ కొట్టేస్తదనేలాగా.
ఆ! అవునండి. హ్మ్. అవునండి. ఆ! అవునండి అవి అవి
60 సెకండ్స్. హ్మ్.
ఇంకా కొన్ని తెలుస్తుంటాయి
సరే అండీ. అదీ మీరు వాళ్ళలో అంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఉం ఉంటారు కదండీ. దాంట్లో కొద్దిగా అద్భుతమైన కంటెంట్ లాంటియి చూపిస్తా ఉంటారు కదా! అలా మీరు చూసినప్పుడు ఏదన్నా ఆకర్షణీయంగా ఏమన్నా అనిపించిందా అండి? అంటే ఏదో ఒకటి ఉంటుంది కదా మొత్తానికి.
అవును. ఇప్పుడు మన మన భారతదేశంలో చాలా కల్చరల్ అండ్ ఆహ్, హెరిటేజ్ అండి మనది. ఒక్కొక్క కల్చర్ ఒక్కొక్క స్టేట్ నుండి ఒక్కొక్క కల్చరల్ ఉంటది. ఒక్కొక్క డాన్సింగ్ ఉంటుంది అండి. ఒక్కొక్క సాంగ్స్ ఉంటుంది. ఒక్కొక్క ఫెస్టివల్ ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ కదండీ మనకి. అవి తెలుస్తుంటాయి కదండీ! ఇప్పుడు నేను తెలంగాణ ఆమెని అంటే మన తెలంగాణవే తెలుస్తది అండి. కానీ ఈ ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది వేరే స్టేట్స్ వాళ్ళని ఫాలో అయ్యామనుకో చూడండి అండి. వాళ్ళ కల్చర్ పెడుతుంటారు. కేరళ వాళ్ళు కేరళ హ్మ్. అవి ఓనం ఎలా జరుపుకుంటారో, వాళ్ళు చూపెడుతుంటారండి. వాళ్ళ ఫుడ్ ఐటెమ్స్ కూడా డిఫరెంట్‌గా ఉంటాయి చూడండి అండి. రకరకాలు తెలు వాళ్ళ కట్టుబాట్లు కూడా అంటూ ఉంటాం కదండీ! డ్రెసింగ్ స్టైల్స్ ఆహ్, వే ఆఫ్ టాకింగ్ లాంగ్వేజ్, వాళ్ళ ఫుడ్. వాళ్ళు ఎక్కువ ఆహ్, ఇ నార్త్ వాళ్ళయితే ఎక్కువ రోటిస్ తినడం అవి చేస్తూ ఆ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు గదండీ. అవి బాగుంటాయి. ఆహ్, ఇంగ నాన్‌వేజ్‌ కూడా స్పెషల్‌గా సీ ఫుడ్ కూడా వేరైటీ వేరైటీగా చేస్తుంటారు అండి. కేరళ వాళ్ళయితే. ఆహ్, అవి ఆ
అలాగా మీకు ఆకర్షించేది ఎక్కువగా? హ్మ్. అవును. ఆ! <chuckles> అవును. అవును. రకరకాలు పెడుతుంటారండి. <chuckles> ఆ! ఆ! అవునండి. అదే అదే అండి. ఆ కేరళ వాళ్ళు రకరకాలుగా ఆళ్ళు ఇంకా నెక్స్ట్ వచ్చి, చెన్నై సైడ్ కూడా అటు కూడా బా చేస్తారండి. అంటే పాండిచ్చేరి ఇటు సైడ్ ఉంది కదండీ.
ఆ! అదే, అదే అండి. అన్ని తెలుస్తూ ఉంటాయి కదండీ! అక్కడ ఇంకా నార్త్ సైడ్ విషయానికి వస్తే అండి టెంపుల్స్. టెంపుల్ షార్ట్స్ కూడా ఎక్కువ చూస్తుంటాను. ఆహ్, బాగుంటాయి అండి టెంపుల్స్ చాలా వరకు. ఆహ్, వేరైటీగా అంటే బాగనిపిస్తదేమో మన సౌత్ కంటే కూడా నార్త్ టెంపుల్సే నచ్చుతాయండి. మన దగ్గర లేవని కాదు కానీ, మనకంటే వాళ్ళు ఇంకా ఎక్కువ ట్రెడిషనల్ అని నాకనిపిస్తుంటుంది.
ఆ! ఓకే ఆ! ఓకే. ఆహ్, అయితే మీరు <sniffs> అయితే ఇన్‌ఫ్లూయెన్సర్ నుంచి ఏదో ఒకటి నేర్చుకొని ఉండాలి కదండీ. మీరు ఎవరన్నా ఇన్‌ఫ్లూయెన్సర్ గురించి అన్న, వాళ్ళ దగ్గర నుంచేమన్నా నేర్చుకున్నారండి అంటే ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారంట కదా...
ఆ!
ఇన్‌ఫ్లూయెన్సర్ ఏమన్నా ఫుడ్ గురించి కానీ ఇలా డైట్ గురించి గానని...
ర డైట్ గురించి అయితే
దాని నుంచి మీరేమన్నా నేర్చుకున్నారండి.
ఆ! నేర్చుకున్నానండి కొన్ని. ఆహ్, అంట్
ఆ!
టే ఆ! అవివే. కొన్ని లిక్విడ్స్ తాగమంటారు కదండీ! ఆహ్, నేనైతే ఒకటి నేర్చుకున్నాను అండి. కొంచెం బక్కగా అవ్వడానికి ఏం చేయాలి అని <chuckles> సర్చ్ చేస్తే ఆ! ఒక ఆమె ఆహ్, అవి కొన్ని ఐటెమ్స్ చెప్పిందండి ఆమె ధనియాలు అని ఎగ్జాంపులు
అవునవును అండి. ఓకె. <chuckles> హ్మ్. ఓకే. ఓకె. ధనియాలు వల్ల ఇంకా, మా పొద్దున్న లెగ్గానే సోడి జావని తాగమని.
ఆ! అవి తాగమని చెప్పిందండి ఆమె. ఉదయమే లేవంగానే ఈ లిక్విడ్‌ని హాట్ వాటర్ హాట్ ఒక 2 మినిట్స్ 100° డిగ్రీస్ టెంపరేచర్‌లో హీట్ చేసి ఆహ్, వడ కట్టేసుకొని వాటర్ తాగండి లెమన్ అడ్ చేసి ఒకటి ఒక ఆమె చెప్పింది అండి అది చేస్తున్నా నేను. అదెంత వరకు రిజల్ట్ వస్తుందో చూడాలండి. అవునా అండి!
<chuckles> అబ్బో! అబ్బ! అది చాలా మంచిదండి. చాలా మంచిది అలా క కన్సిస్టెంట్‌గా చేస్తే ఫలితాలు ఉంటాయండి. కొన్ని నెలల తర్వాతన్నా దాని ఫలితం చూపిస్తుంది ఎలాగనా సరే!
అదే, అదే అండి. నేను స్టార్ట్ చేసి 10 డేసే అవుతుంది. అది ఎంత వరకు అవుతుందో చూసుకొని <chuckles> చూడాలండి. <sniffs>
అంటే ఇప్పుడా ఎక్కువగా అయితే అమ్మాయిలైతే బ్యూటీకి సంబంధించినయి చూస్తుంటారు. మీరు అలా ఏం చూడరా అండి ఏంటి?
చూస్తా, నేను చూస్తానండి అది శారీ కట్టడంలో నాకు రాదండి. ఎలా కట్టాలో, టిప్స్ చూసుకుంటానండి. ఎ ఎలా డ్రాపింగ్ చేసుకోవాలి అనేది చూస్తానండి. ఏ ఏ శారీకి ఏ బ్లౌజ్ సూట్ అయితది అనేది చూస్తుంటానండి. ఇది బావుంది గదా! అని సేవ్ చేసుకుంటాను. యాడ్ చేశాను, షేర్ కూడా చేస్తానండి నేను. సేవ్‌డ్ లిస్ట్‌లో గూడా పెట్టుకుంటూ ఉంటానండి. అవి గా అవి గూడా అయితుంటాయండి. ఫ్రెండ్స్ గ్రూప్స్‌లో గూడా పెడతా. ఇది బావుంది, కొందామా అన్నట్టు గూడా చేస్తుంటానండి.
<chuckles> అయ్యో! <chuckles> ఓకే. అస్ అబ్బో! <chuckles> అంటే కొద్దిగా ఎక్కువమంది మేకప్ గురించే కదా! అని అంటారు. మీరేంటి శారీస్ <chuckles> గురించి అంటున్నారు. అంటే మేకప్ గురించి ఏమి ఉండదా అండి? నేచురల్‌గా ఉంటారు మీరెప్పుడు?
ఉహూ. మేకప్ ఆహ్, నేను నేచురల్‌ గానే ఉంటానండి. మేకప్ ఏం యూజ్ చేయాన్ చేయనండి నేను. సో, నాకూ ఈ డ్రెసింగ్ పిచ్చి కొంచెం ఎక్కువుందండి. అంతే కానీ మేకప్, జ్యులరీ పిచ్చి కూడా ఏమి ఉండదండి నాకు. మేకప్ ఒకటే ఉంటది. మేకప్‌ది కాదు డ్రెసింగ్‌ది ఒక్కటే ఉంటదండి. సారీలు ఆహ్, జీన్స్‌లు ఏ విధంగేయాలి? ఎలా పెయిర్ చేయాలి? దీనికి ఏ స్టైల్ సూట్ అవుతది? దీనికి ఏ హెయిర్ స్టైల్ సూట్ అవుతదంటేనే కొన్ని చూస్తుంటానండి. అంతే.
అబ్బో! ఆ! ఆ! నాది. ఆ! <chuckles> హా! ఓకే. హుహు. మంచి విషయమే అండి. అంటే మీరూ ఇదీ ట్రావెల్స్ గురించి ఎక్కువ చూడరండి? అంటే ఇప్పుడూ, కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ ఉంటారు నా అన్వేషణ.
<giggles> అవును.
లేదంటే, బై సన్నీ యాదవ్ ఇలా కొంతమంది ట్రావెల్ చేస్తూ మొత్తం ప్ర ప్రతి ఊరు, లేదంటే ప్రతి దేశం చూపిస్తూ ఉంటారు కదండీ.
అవునవునండి.
అలాంటీయన్ని అలాంటివి ఏం చూడరా అండి? అంటే కొత్తగా తెలుసుకోవాలని, అంటే వేరే దేశాల్లో ఏవి ఉంటాయి. మీరు చెప్పారు గదా ఇందాక మీర్ వేరే, వేరే స్టేట్‌లు తిరిగి చూయిస్తారని అలాగా రకరకాలుగా ఫుడ్‌లు గానీ, లేదంటే ప్లేసెస్ గానీ.
ఆ! అవునవునండి. ఆ! చూస్తుంటాను అండి. నా అన్వేషణ ఆయన అయితే, అన్ని అవే చూపెడుతుంటాడు కదండీ. థాయిలాండ్‌వీ, ఆహ్! ఇక్కడ ఇలా జరిగింది.
చూపిస్తున్నాం. హ్మ్. అదే అండి. మొత్తం అన్నీ చాల చాలా రకాల దేశాలు తిరిగారు కదండి బాబు.
ఆ! అవునండి. ఆహ్, అయినా గ్రేట్ అండి. అట్లా ఎక్స్‌ప్లోర్ చెయ్యాలంటే. అది అదృష్టం ఉండాలండి, అందరికి ఉండదు కూడా. ఆహ్ గ్రేట్ అసలు.
ముందుగా ఏంటంటే, ఆరోగ్యం బావుండాలండి ఇంత, అంత తిరగాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమేం ఇక్కడి నించి వీది చివర నడిత్తేనే అలసిపోతున్నామండి, ఈ మధ్యన ఏంటో అది. ఆహ్, వాళ్ళు మాత్రం మొత్తం అంతా తిరిగి, చేసి అంటే అసల సాధ్యమైన పనైతే కాదండి బాబు అది.
ఆ! అవునండి. అ కానీ గ్రేట్ అండి.
అలా మీకు ఎప్పుడైనా అనిపిచ్ పోనీ మీకు ఎప్పుడైనా అనిపిచ్చిందా అండి? అంటే ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చెయ్యాలి. లేదంటే మనం కూడా ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలన్న వాళ్ళకి లాగా.
ఆ! అనిపిచ్చిదండి. చాలా సార్లు అనిపిచ్చింది. మనమెందుకు స్టార్ట్ జేయొద్దు? ఎవరెవరివో చూస్తున్నాం. మనం ఎందుకు చెబ్బద్దు, మనవి జూసేటట్టు అని నాకు <sniffs> ఆహ్! అనిపిస్తూ ఉంటాదండి. ఆహ్! చేస్తా గూడా అండి త్వరలో, ఏదోకటి స్టార్ట్ చేస్తా. నాకు కొన్ని ఉన్నాయి, నా మైండ్‌లో చేయాలి అని. ఆహ్, చేస్తా. కొంచెం టైమ్ తీసుకొని చేస్తాను.
అదే గదండీ. ఆ! అబ్బో! హ్మ్. మొదలు పెట్టండి అది మంచి పని అనేది. అంటే ఇప్పుడు ఇన్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా చాలామంది ఎదిగారు గదండీ ఇప్పుడు. అంటే ఎలాగంటే చాలామంది, ఇప్పుడు చాలామంది కూడా చేస్తున్నారు. ఎలాగంటే ఇప్పుడు డబ్బుల కోసం అని, ఇప్పుడు ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మారి కొద్దిగా గ్రోత్ పెంచుకొని ఆడియన్స్‌ని ఎక్కువ పెంచుకొని ఇప్పుడు చాలామంది డబ్బులు గూడా సంపాదిస్తున్నారు గదండీ.
అవును. ఆ! అవునవునండి. అంటే కంటెంట్ కన్ ఆహ్, అది బేస్డ్ ఆన్ కంటెంట్ మీదనండి. అంటే డబ్బుల మీదనే అంటారా అండి మీరు? డబ్బులు అనేది అంటే
ఆహ్! దాని మీద మీ అభిప్రాయం ఏంటండి? హ్మ్. అంటే ఇప్పుడు కొంత ఎహ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అంటే కొంతమంది మంచిగా చేసేవాళ్ళున్నారు. కొంతమంది ఏంటంటే ఇన్‌స్టాగ్రామ్ సీట్లో చూడండి, కొంతమంది ఎలాగంటే అంటే కొద్దిగా ఫన్నీగా, గ లేదంటే కామెడీగా, అగ్గిపెట్టి మచ్చా లేదంటే ఇంకా కొంతమంది ఉన్నారు గదండీ. వాళ్ళని వాడుకొని అలా చేస్తున్నారు గదండీ. ఆహ్, దాని మీద ఏంటి మీరు ఏం చెప్పగలరు?
హ్మ్. ఓకే. ఓకే. అంటే అండి. ఆ! నెగెటివ్ చాలా ఎఫెక్ట్ అయితాదండి. నెగెటివ్స్ ఆనేది అంటే మనం నెగెటివ్స్ ఎంత దూర‌యి చూసి చూడనట్టు వదిలేయడం బెటర్ అండి. మనకి ఏది కావాలో అదే తీసుకోవాలి అండి సోషల్ మీడియా నుండి. ప్రతిది ఓహ్! ప్రతిది వర్కౌట్ ఆవవ్వు. వాళ్ళు చేస్తుంటారండి వ్యూస్‌ల కోసం అది దాని కానీ అది తప్పు అని నాకు అనిపిస్తదండి ఎంతైనా మంచి కంటెంట్ ఉండి మంచిగా ఉపయోగపడేటట్టు ఉండాలండి మనం ఏది చేసినా సరే బాగుంది నలుగురు బాగుంది అన్నట్టు ఉంటేనే కదా అదీ...
హ్మ్. ఆ! అవును. హ్మ్. అదేనండి. అదే కదా. ఆ! కొంతమంది ఏంటంటే ఆ! అదే గదా. కొంతమంది ఏంటంటే అండి ఇది కొంతమంది అంటే వ్యూస్ కోసం ఫేమస్ అవ్వడం కోసం చాలామంది అలా చేస్తూ ఉంటారు రకరకాల పిచ్చి పిచ్చి పనులని చేస్తున్నారండి ఈ మధ్యన అదేంటో గాని. ఇంకొంతమంది అంటే, అవతల వాళ్ళకి ఉపయోగపడాలి. అంటే మన వద మన విధంగా ఏదైనా ఆళ్ళు సహాయం పొందాలని చేస్తుంటున్నారు గదా!
ఎవరెవరో‌తే‌ట్ అవునండి. అదే ఇంకా ఏం ఆ! అవునండి అవును. నెగెటివ్‌గా
హ్మ్. అలాంటి వాళ్ళని మీరు ఫాలో అవుతారండి?
ఆ! నేను లేదండి నేను ఏమి ఫాలో అవ్వను. <giggles> నాకు ఇన్‌స్టాగ్రామ్ కూడా లేదండి జస్ట్ యూట్యూబ్‌లో చూసా. అంటే నేను ప్రిపరేషన్‌లో ఉన్నానండి. ఇన్‌స్టాగ్రామ్ లేదు. ఆహ్, డౌన్లోడ్ జేసుకొని చేసుకొని తిన్ ఫ్యూచర్‌లో ఫాలో అయితానేమో అండి. మంచి మంచి వాళ్ళని అయితే చూస్తుంటా యూట్యూబ్‌లో చూస్తుంటాను అండి వీడియో. ఆ! యూట్యూబ్‌లో వచ్చినవే కదండీ ఇన్‌స్టాగ్రామ్‌లో.
అప్ అయ్యో! ఆ! అ‌తేం. ఆహా! ఓకే ఓకే. ఆ! ఆ! మనకి ఎంతో బాగా తెలిసిన అన్న ఒక అతను ఉన్నాడు గదండి ఎవరంటే, ప్రసాద్ టెక్ అంటారు గదా ఆ అన్న.
ఎవరు? ఏమో నాకు తెలియదు అండి ఆయన.
అ‌స‌ తెలిదా అండి? చాలా ఫేమస్ కదండీ. అంటే ఫోన్‌లు, కొత్త ఫోన్‌లు గాని వచ్చిన వాటిని రివ్యూ ఇవ్వడం గానీ, ఆటిల్ గురించి చెప్పడం గాని, ఇలాంటివి చేస్తూ ఉంటాడు ఆ అన్న...
హ్మ్. ఓహ్! ఆయన, ఆయన పేరు ఏం పేరండి ఏమన్నారు?
మాక్సిమం మనా తెలుగు ఆ! ప్రసాద్ అండి. ప్రసాద్ టెక్.
అవునండి. చాలా బాగా చెప్తుంటాడు ఆయన. ఆయన, ఆయన కంటెంట్ బాగుంటుంది. ఆయ
ఆ! అసలు తెలుగు స్టేట్‌లో తెలియనోళ్ళు ఉండరండి బాబు. <giggles> మీకు తెలియదు అనేసరికి నేను ఆశ్చర్యపోయాను. ఏటి తెలియకపోడం ఏంటా అని. <giggles>
అదే, అదే, అదే, అదే. అంటే, నాకు అంత గుర్తులేదు గాని, ఆయన, ఆయన బాగా చేస్తాడండి. తెలుసు నాకు. ఆయన పేరు చూడలేదేమో. అండి. ఎవరీథింగ్ రివ్యూ ఇది చేయాలి, అది చెయ్యదు, ఇది బాగుంటది. ఆయనది కంటెంట్ గూడా చాలా బాగుంటది అండి. ఇంట్రెస్టింగ్‌గా గూడ ఉంటుంది. ఆహ్, బాగుంటదండి. ఇ ఉపయోగ గూడ పడతాయండి. రియల్ లైఫ్‌లో. మంచి కంటెంట్. మంచి, మంచి ఇన్‌ఫ్లూ‌యన్సర్ అండి ఆయన అయితే. చాలా బాగా మాట్లాడుతారు. చాలా ఎఫెక్టివ్‌గా చెప్తారు. చిన్న షార్ట్ స్టోరీ‌లోనైనా సరే బాగా చెప్తారండి. అవును.
ఆ! అదే అండి. హ్మ్. ఆ! అవునండి. అవును. ఆ! అదే అండి. అవునండి. అవును. మనా తెలుగు అంటే, వేరే వాళ్ళని కాదండి. చాలామంది వచ్చారు కానీ, ఇప్పుడు మనం అంటే తెలుగు స్టేట్స్ ఉన్నాయి గదండీ. మన తెలుగు స్టే‌ట్స్‌లో, కొంతమంది ఇన్‌ఫ్లూ‌యన్సర్స్ ఉన్నారు గదండి.
అవునవును. ఆ! అవును.
అలాగా ఎలాగన్నా ప్రత్యేకంగా అనిపించిన వాళ్ళు మీకెవరన్నా ఉన్నారండి అలాగా?
హ్మ్. ఇది శరత్ అని ఉంటారండి. ఆ! శరత్ నల్ల, శరత్ నల్ల అని ఉంటారండి. వాళ్ళు బాగా బాగా చేస్తారండి వాళ్ళు.
ఎవరండి? ఓకే అండి. అంటే దేని గురించి అండి? అంటే ఏమన్నా బిజినెస్ గురించా, లేదంటే ఫుడ్ గురించి అలాగా ఏమన్నా ఒక ఒకటి ఉంటుంది కదండీ?
ఆ! ఫుడ్ గురించి చేస్తుంటారండి. బిజినెస్ గురించి చేస్తు ఉంటారండి. వాళ్ళు వాళ్లేక్కువ బిజినెస్ గురించి చేస్తూ ఉంటారండి.
అంటే బిజినెస్ ప్రమోట్ చేయడం ఎలాగ, అలాంటివా అండి?
హ్మ్. అవునండి. బాగా చేస్తారు అండి. ఎలా ఉండాలో అనేది, లైఫ్ ఎట్లా ఉంటుందో అనేది తెలుస్తూ ఉంటుంది అండి, బాగుంటది.
ఓకె. అంటే లైఫ్ స్టైల్ గురించా. ఓకే.
ఆ! అవునండి. బాగుంటుంది అండి. వైజాగ్ వాళ్ళే అండి వాళ్ళు. చాలా బాగా చేస్తుంటారు.
ఆహా! ఓకే వైజాగ్ వాళ్ళేనా.
ఆ! అవును.
ఓకే. మీరేమన్నా ఇలాగ ఇన్‌ఫ్లుయెన్సర్స్ ద్వారా, బిజినెస్ ఏమన్నా స్టార్ట్ చేసారండి? అంటే ఇప్పుడు చాలా మంది ఏంటంటే, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌ని చూసి ఇప్పుడు బిజినెస్ ప్రమోట్ చేయడం వల్ల బిజినెస్ చేయడం, లేదంటే అఫిలియేట్ మార్కెటింగ్ అని, డిజిటల్ మార్కెటింగ్ అని ఇప్పుడు మొత్తం అంతా ఫోన్‌లోనే చేసేస్తున్నారు కదండీ! బిజినెస్‌లు.
లేదు, లేదు, లేదు. లే లేదు లేదండి. అ అవునండి. నేను ఆ! లేదండి నాకు గూ ఏది స్టార్ట్ చేయలేదు నేను ఇంకా.
అలాగేమన్నా మొదలుపెట్టారండి, మీరేమన్నా? అయ్యో! అంటే <chuckles> మీరింకా ఫుడ్, డైట్ ఇవిటీలోనే ఉన్నారండి ఇంకా?
హ్మ్. అవునండి.
అయినా అది కూడా చెప్పాలంటే మంచి పనండి. అంటే డైట్ ఇప్పుడు ఆరోగ్యం, ఆరోగ్యం కూడా అంత మంచి మంచిదే పని కదండీ! అంటే ఇప్పుడు ఉన్న మనం సిటీలో ఉంటున్నాం. ఆరోగ్యం చాలా వరకు పాడవుతుంది చెప్పాలంటే.
ఆ! అవునండి. ఆ రోజునే ఇంపార్టెంట్ కదండీ!
ఆ! ఆరోగ్యం చుసుకోవడం చాలా మంచిది లేండి.
అవును.
సరే అండి. మీరు ఇన్‌ఫ్లుయెన్సర్స్ ఎందుకు ఫాలో అవుతారో? ఎవరెవర్ని ఫాలో అవుతారో? వాళ్ళ వల్ల మీరు ఎలా బాగుపడ్డారు? ఇయన్నీ నాతో పంచుకొని చాలా సంతోషంగా ఉందండి. ధన్యవాదాలండి.
ఆ! థ్యాంక్యూ.